ఆ! ఇష్టపడతారండి. అదంతా ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంటి ఫుడ్డే గదా! బయట రెస్టారెంట్‌లొనే 3, 4 రోజులు పెట్టిన ఫుడ్ తింటుంటే ఫుడ్ ఫ్రెష్‌గా జేసింది. ఆ! అట్లనే ఉన్నాయి గదండీ ఈ రోజుల్లో రెస్టారెంట్లు ఆ ఆహ్, వాళ్ళు కొంచెం ప్రాఫిట్స్ జూసుకుంటూ ఫ్రోజెన్ జేస్తూ ఫుడ్‌ని గానియండి చికెన్ని గానివ్వండి ఫ్రోజెన్ జేస్తూ అలానే జేస్తున్నారు గదా! దానికంటే ఇంటి ఫుడ్డు ఎంతో నయం గదా! ఆరోజు వండింది ఆరోజు తినడంలో తప్పే లేదు.
హ్మ్. వామ్మో! 3, 4 రోజులు పెట్టిన ఫుడ్డా మా హాస్టల్‌ల‌కి! ఆ! అంతే. వాస్తవం మీరు చెప్తుంది మాత్రం ఇక్కడ. వాస్తవంగా మీరు చెప్పింది మాత్రం కరెక్ట్‌గా చెప్పారు ఇది మాత్రం. ఇప్పుడు చూసుకుంటే గనుక ఆహ్, ఇంట్లోనే మీరు మిగిలిన దానికన్ మిగిలిన దాన్ని ఒక మోడిఫికేషన్ చేసి చేసి పెడుతున్నారు మీ ఇంట్లో వాళ్ళకి అవునా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
హ్మ్. కానీ ఇక్కడ ఆహ్, చుట్టాల్లోనే కొంతమంది గాని పిల్లలు కూడాను చూసుకుంటే గనక, <smacks lips> ప్లేటుల నిండా గూడా పెట్టేసుకుంటారు కొంతమంది పిల్లలు. వాళ్ళకి ఆహ్, అవసరం ఉండదంతత.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
ఆ! మరి పిల్లల దగ్గరికొచ్చేసరికి ఎలాగా చూస్తారు మీరు? ఈ ఫుడ్ వేస్టనేది?
ఆహ్, నేనైతే ఫస్ట్ కొంచెమే పెడతానండి. ఎందుకంటే పిల్లలకి ఆ ఫుడ్డు ఆ కర్రీ నచ్చిద్దో నచ్చదో తెలీదు.
హుహు.
ఆ! అందుకని జెప్పేసి ఫస్టు కొంచెమే పెట్టడానికి చూస్తాను. ఆ! పెట్టేటప్పుడే చెప్తాను. నచ్చితే మళ్ళీ ఇంకా ఎక్స్‌ట్రా పెడతాను. ఎంతైనా పెడతాను. ఆ! ఆ! ఎంతైనా పెడతాను. బట్ అది ప్లేట్‌లో ఉన్నది మొత్తం ఫినిష్ చేసేయాలి అని ముందే జెప్పేస్తాను. సో కొంచెం పెట్టి అది ఫినిషయిపోయిన తర్వాత ఇంకొంచెం అలా పెట్టుకుంటూ వెళ్తాను.
ఇంకొంచెం పెట్టించుకోండి అని చెప్పేసని చెప్తారన్నమాట పిల్లలకి. హ్మ్. కరెక్ట్‌గా మీరు చెప్పారు. కరెక్ట్‌గానే చెప్పారన్నమాట. అవును. అంటే ఇక్కడ ఫుడ్ వేస్ట్ అని చెప్పేసానంటే వండిందొక్కటే గాకుండా. కూరగాయలు కానీ ఏదన్నా గాని కొన్నప్పుడు కొంతమంది ఎక్కువెక్కువ తీసేస్తా ఉంటారు. అలాగే మీరు కూడా ఎక్కువెక్కువ తీసేస్తారా? అతి శుబ్రాన్నికి చేసుకుందాం అని చెప్పేసన్నట్టుగా? లేకపోతే మీరు ఎంత వరకు కావాలంటే అంత వరకే తీసుకుంటారా కాయని?
ఆ! హ్మ్. హ్మ్. అవును. అవును. ఆ ఫస్టు నాకు ఆహ్, పెళ్ళైన కొత్తలో అది తెలియకుండా కొంచెం ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రానే తీసుకునేదాన్ని. తీసుకున్న తర్వాత. ఆహ్, తర్వాతది వేస్టయిపోతూ ఉండేది. తర్వాత నేను ఏం జేస్తున్నానంటే ముందే ఒక ప్లాన్ ప్రకారం ఈరోజు దొండకాయ కూర రేపు సొరకాయ కూర అట్లా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నప్పుడు ఆహ్, ఆ దొండకాయ కూరలో గూడా దాన్ని ఇగురు పెట్టాలంటే ఇంత క్వాంటిటీనే గొనాలి. ఫ్రై చేయాలంటే ఇంత క్వాంటిటీ. దాన్ని టమాటోతో కలిపి వండాలంటే ఇంత క్వాంటి
అవునా? ఓకే. అంటే ఇప్పుడు కొనే దాని గురించి కరెక్టే మీరు చెప్తుంది. కట్ చేసేటప్పుడు కూడాను కొంత వేస్టనేది ఎక్కువ పోతావుంటది.
హ్మ్.